మొత్తం మీకు మరి ఈ ట్రిప్ మొత్తమెన్ని రోజులు పట్టిందండి? మొత్తం కవర్ చేసుకొనొచ్చేసరికి?
ఇది ఒక్క 2 డేస్ అండి. 2 డేస్ సరిపోతది.
2 డేస్‌లోనే సరిగిపోయిందా మీకు? సో మీకు మొత్తంగా ఎంత బడ్జెట్ అయ్యిండొచ్చు? ఈ ట్రిప్ మొత్తం ఎళ్లి, రా వచ్చి, అక్కడ ఫుడ్‌కి, స్టేకి మొత్తం అంతా, మీ బడ్జెట్ ఎంతైంది?
ఆ! 2 డేస్‌లో సరిపోతది. ఆ! ఫుడ్డు స్టే అంతా కలిపి నాకొక కరెక్ట్‌గా ఒక 8000 అయింది అంతే. అంతకు మించి అవ్వలేదు.
వావ్! 8 థౌసనంటే పాండిచెర్రి తక్కువే. ఓహో!
ఆ! అదే కదా! చెప్తున్నా బడ్జెట్‌లో ఎళ్ళాలంటే ఇలా మనం నా నేను చెప్పిన 3 టిప్స్ ఫాలో అవ్వండి. మొత్తం సాఫీగా జరుగుతది మీ ట్రిప్పు.
అవునండి. హ్మ్. అవును. హ్మ్. అదే <chuckles> హ్మ్. మంచి సలహాలు సూచనలు తెలియజేశారండి. మీతో మాట్లాడడానికి చాలా సంతోషంగా ఉంది మళ్ళీ కలుద్దాం.